అయితే ఇప్పుడు మీరు ఈ నాయక తీసుకున్నారు కదండీ! ఈ సీఆర్ కింద లేపోతే ఫెస్ట్‌లో మీరు మంచి రోల్ లీడ్ చేసారన్నారు కదా! దీని వల్ల ఆహ్, ఏదైనా స్టూడెంట్‌కి గాని లేకపోతే ఎ ఏదైనా ఆర్గనైజేషన్ గాని మంచి జరిగిందా? ఒకవేళ ఒక మ మంచి వైబ్ ఏమైనా ఏర్పడిందా? ఈద్
హ్మ్. హ్మ్. ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు ఆ పదవికి ఉండేదేంటంటే, మనకిచ్చిన పనులన్నీ మనం సవ్యంగా చేయాలి. అంటే ఈ స్టూడెంట్స్ నుంచి ఎవరికైనా ఏదన్నా డౌటొచ్చింది. లేదంటే వాళ్ళకి ఆహ్, ఏదన్నా హెల్త్ ప్రాబ్లమోచ్చి వాళ్ళంటికెళ్ళాలన్నా కానీ, నేను వెంటనే రెస్పాండ్ అవ్వాలన్నమాట అది నా పని. నేను ఎవ్వరికీ నాకు తెలిసి తెలిసి నేనసల లేట్‌గా వాళ్ళకి రెస్పాండ్ అయ్యిందే లేదు. వాళ్ళకెదన్నా అవసరం ఉంటే వెంటనే ముందుండేదాన్ననమాట. కాబట్టి నేను నా నాకిచ్చిన ధర్మాన్ని నేను బానే పాటిచాను అని జెప్పేసి నేను ఇప్పుడికి కూడా గట్టిగా నమ్ముతున్న. నేను వెనక్కి తొలగిందెందుకంటే ఆహ్, నాకు అదంతా ఆ బరువంతా మోయలేకపోయాన్ననమాట. నేను చదువు మీద కాన్సంట్రేషన్ కంటే అందరిని బా చూసుకోవాలి. అందరిని ఒకే విధంగా చూడాలి. అనే దీని వల్లే బాగా ఎక్కువ ఆలోచించేసేసానేమో నా చదువు వెనకబడిపోతుంది, అని చెప్పేసి నేను తప్పుకున్నా అంతే.
అయి అయితే మీరు ఈ సంవత్సర కాలంలో చేసారు గదండీ! మీరు సీఆర్‌గా. ఈ కాలంలో మీకు బాగా జరిగి మంచి బాగా జరిగిన ఇన్సిడెంట్ అంటే ఒకటి చెప్పండి. అలాగే మీకు బాగా జరగని ఇన్సిడెంట్ ఒకటి చెప్పండి.
హ్మ్. ఆ! బాగా జరిగిందంటే ఆహ్, సంవత్సరం ఉన్నా అని చెప్పాను కదా! లాస్ట్‌కి ల ఆహ్, యాన్యువల్ డే అప్పుడు నన్ను పిలిచారనమాట. ఆ ప్రిన్సిపల్ గారు గూడొచ్చారు. అయితే అప్పుడు చెప్పారనమాట మా మేడమ్ పిలిచి నన్ను ఆహ్, చాలా బా చేసిందండి ఆహ్, తిను సీఆర్‌గా అని చెప్పేసి నన్ను ఆయనకి పరిచయం జేసారు.
పరిచయం జేసారు. వెరీ నైస్ అండి. ఆ!
ఆ! నాకు అ అప్పుడు చాలా బా అనిపిచ్చిందన్నమాట అంటే ప్రిన్సిపల్ సర్ దగ్గరికి ఎవరు ఆహ్, ఎక్కువగా వెళ్ళరు. అలాగే ఆయనకెవరు పెద్దగా తెలీదన్నమాట. అలాంటిది మ హ్మ్, మా మేడమ్ నన్ను
తెలీదు. ఓకే. ఆ మీరు దాని వల్ల మీరు రికాగ్నైజ్ అయ్యారు.
హ్మ్. రికగ్నైజ్ అయ్యాను. నాకు చాలా ప్రౌడ్‌గా అనిపించిందనమాట. హమ్మయ్య! ఇన్ని రోజులు కష్టం పడిందానికి కొంచెం ఫలితమయిన వచ్చిందిలే అని జెప్పేసి నాకు ఆ రోజు అనిపిచ్చింది. ఇంకా బాధపడిన సంఘటన అయితే ఆహ్, చెప్పాను కదండీ. నా ఫ్రెండ్స్‌కె నేను నో చెప్పాల్సొచ్చింది గదా! ఆ! ఆ ఫెస్ట్ టైమ్‌లో.
ఆ! ఇ అవును. ఈ ప్రోగ్రామ్ దీంట్లో ఫె ఫేస్ట్‌లో. అవునండీ.
హ్మ్. కొన్ని రూల్స్ వల్ల. హ్మ్. ఆహ్, ఆ సమయంలో వాళ్ళకి నో చెప్పడానికి నేనే ఎక్కువ ఇబ్బంది పడ్డాన్ననమాట. నాకా సమయంలో చాలా బాధ అనిపిచ్చింది. అరే! ఒక ఫ్రెండ్‌గా నేను విళ్ళకి ఇది కూడా చేయలేకపోతున్నానే అనిపిచ్చింది. కానీ అక్కడ నేనా లేదంటే నా పదవా అంటే నేను నా పదవికే న్యాయం చేసానని చెప్పాలి.